అదే అండి. అదే అంటున్నాను. నేను కూడా మీరన్నట్లు ఆహ్, సక్సెస్ అవ్వడానికి చేసే ఒక టెక్నిక్ ఏంటి అంటే వ్యక్తిగతంగా చేసుకున్నట్టువి. ఇప్పుడు నేనేందంటే ఆహ్, నాకు సాధారణంగా స్కూల్ డేస్ నుండే మ్యాథ్స్ అంటే రాదు. చాలా భయం నాకు. అసలు ఎంత భయం అంటే అసలు మ్యాథ్స్ అంటే, అక్కడి నుండి పారిపోయేంత లాగా కూడా కొన్ని సందర్భాల్లో నేను జేసుకున్నాను. మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే స్కూలుకి అనవసరంగా లీవులు పెట్టేయడం.
హ్మ్. ఓకే. ఓకే. ఆహా! అవునవును. అంటే హ్మ్. అంటే దాదాపుగా ఎక్కువ మ్యాథ్సంటే ఎవరైనా భయపడుతూంటారు.
హ్మ్. అదే కోవకు చెందినోడినన్నమాట నేను కూడా. నాకు అంతే భయం, అసలేమీ జేయలేను. అలా ఉంటా ఉండేవాడినన్నమాట. కానీ ఆహ్, రెండు మూడు సార్లు ఫెయిల్ అయిపోయానని జెప్పి ఇంక మూడోసారి భయమొచ్చేసింది గదా! ఇలా ఎన్ని రోజులు భయపడతాం! అంటే మనము ఆహ్, నేను చిన్నప్పుడు ఎక్కువగా కార్టూన్స్ జూసేవాడినన్నమాట. సో, కార్టూన్స్ జూస్తూ ఎక్కువగా నా ప్ర నా ప్రపంచం మొత్తం బో బొమ్మలు, కార్టూన్స్ ఈటిల్లోనే ఉండిపోయేది. ఒక కార్టూన్స్‌లో ఏందంటే నేను చిన్నప్పుడు ఆహ్, ఒకటి చూసేది అంటే హంగామా అనే దాంట్లో ఒస్తుండేదది. అదేందంటే ఆహ్, ఎప్పుడు భయపడ ఎప్పుడు భయపడతా ఉంటాడు. ఆహ్, మనకు హీరో అని జెప్పి ఒక కార్టూన్ ఉండేది. అంటే చేతికి ఉంగరం బెట్టుకుంటే దుర్గామాతొచ్చి పవర్స్ ఇస్తే, ఉంగరం బెట్టుకోగానే సూపర్ హీరో లాగా మారిపోతాడు గదా!
హ్మ్. హుహు. ఓకే. ఓకే. హుహు. ఓకే. హుహు. అవునవును. ఆ! ఓకే. అవును. నిజంగానే. మీరు జెప్పినప్పుడు కూడా నాకు గుర్తుకొచ్చింది. అయి ఎట్లాంటే రింగ్స్ పెట్టుకోగానే వాళ్ళకి పవర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళేం చెప్పింది జరుగుతుంటుంది. అదేనా మీరు చెప్పేది?
హ్మ్. అవును.